బాగా అండి మా ఇంటి దగ్గరకొక పీచు మిటాయోచ్చేదనమాట. దాన్ని
ఎలాంటిది పింక్ కలర్‌దా? వైట్ కలర్‌దా?
కాదు, కాదు. వైట్ కలర్‌ది ఒరిజినల్‌గా పంచదారతో చేస్తారు కదా! అది ఆహ్, సోను పాపిడి. అది ఇప్పుడు అంటే బాక్స్‌లో పెట్టి క్యూబ్‌లాగా కట్ చేసి అలా వస్తున్నాయి కానీ, మా అప్పుడంతా లూజ్ అనమాట. అంటే గుప్పిడతో తీసిచ్చి ఆ! ఇలా గుప్పడతో పేపర్‌లో కోన్ షేప్‌లో చుట్టి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర స్వీట్ చెక్క అని గూడా ఉండేదనమాట. నాకు ఇప్పుడైతే నేనెన్ని సార్లు ఎక్కడైనా చిన్న, చిన్న, కొంచెం పల్లెటూర్లు అలా వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాను. లేకపోతే పెద్ద పెద్ద స్వీట్ షాప్స్‌కెళ్ళినప్పుడు సోను పాపిడి ఉంటుంది గదా! వాళ్ళనడుగుతాను. ఇది ఎక్కడ తయారు జేస్తున్నారు? ఆ! బండ్లు తిరుగుతున్నాయా ఇంకా? అని, "ఏమోనమ్మా" అంటారు వాళ్ళు కూడా.
వైట్‌ది ఆ! ఒరిజినల్. అవునవును. సోను పాపిడి అంటారు దాన్ని. ఆ! హ్మ్. హ్మ్. లూజ్ ఒక పేపర్‌లో చుట్టి ఇచ్చేస్తాడు హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. ఆ! అవును. <giggles> దాంట్లో మీకు గుర్తుందో లేదో ఒక కర్రపుల్ల లాగోస్తది అదేమో నేను మొదటిసారి చూసినప్పుడు ఏదో కరేపు కర్రపుల్లేందుకొచ్చింది అనుకున్నాను. కానీ అది కూడా తినేదే. <chuckles>
నిజంగా. అసల తినేదే అది స్వీటుగా చెక్కలా ఉంటది గదా! అది అలాగే ఒక పెద్ద, పెద్ద, చెక్కలు చేస్తారు. ఆ! అప్పుడైతే మేము డబ్బులు గూడా ఇచ్చేవాళ్ళం గాదు, దాని కోసం. ఆహ్, పాత పుస్తకాలు గాని, న్యూస్ పేపర్లు‌గాని ఉండేయి కదా! అది ఇచ్చేవాళ్ళమనమాట. అదిస్తే ఆయనది తీసుకొని మాకు అది పీచు మిటాయి గాని లేకపోతే చెక్క గాని అలా ఇచ్చుది. నిజంగా అండి ఎంత బావుంటాదో. హ్మ్.
అవును. హ్మ్. హ్మ్. హుహు. <sucks teeth> ఓకే. ఓకే. ఆహా! హుహు. హుహు. హ్మ్. వా వాళ్ళు కూడా చక్కగా సైకిలు మీద ఒక గ్లాస్ డబ్బాలో పెట్టుకొని టంగ్ టంగ్ టంగ్ అని కొట్టుకుంటూ భలే! ఉండేది.
అవునవును. అప్పట్లో సేమియా ఐస్‌క్రీములని, ఆ! పాలైస్‌క్రీములని నిజంగా ఎన్నుండేయో, ఇవన్నీ మా ఇంటి దగ్గరకొచ్చేయి కాదు, అసలు వాస్తవానికి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చాయి. మేమైతే అమ్మమ్మకి ఫోన్ చేసి అడుగుతూ ఉండేవాళ్ళం. అమ్మమ్మ వచ్చిందా? రమ్మంటావా అని, కొంచెం పక్క సందే, "వస్తే తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెడతాలే" అని. ఫ్రిడ్జ్‌లో కూడా కాదు. ఒక గ్లాస్‌లో పెట్టి పైన ఇంకో గ్లాస్ పెట్టేది. ఈ మధ్య కాలంలో అటుంకా వస్తూనే ఉన్నాయి, సేమియా ఐస్‌క్రీమ్స్. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడతుంది తీసుకుని, ఇష్టమని మాకు.
<sucks teeth> ఓహ్! రైట్ హ్మ్ హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. <chuckles> ఆహా! ఆ! ఓహోహో! హ్మ్. హ్మ్, హ్మ్. ఓకే. ఓకే. ఆ! మరి ఇప్పుడు మీరు బాగా మిస్సవుతున్న ఏదైనా ఒక వంట ఆహ్, వంట గాని డిష్ గాని, లేకపోతే చి చిరు తిండి గాని, ఇప్పుడు దొరకట్లేదు <smacks lips> అప్పుడైతే బావుండేది అని అనిపిచ్చిందేదైనా ఉందా?